ఆ! అనుకుంటున్నానండి. నేను ఆహ్, ఆహ్, కొత్తవి, కొత్తగా ఏమన్నా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటుంది కదండీ! లావైపోతున్నాం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను ఈ మధ్య. వ్యాయామం చేయాలనుకున్నానండి కొంచెం. <smacks lips> ఆ! ఇంకా నా ఆహ్
ఏమలవాటది? <giggles> ఆ! హ్మ్. ఓకే. వ్యాయామం. <giggles> ఓకే. ఓకే. మెల్లిగా అది కూడా మరి అలవాటు చేసుకుంటారా? చిన్న, చిన్నగా.
చేసుకుంటా. తప్పక చేసుకుంటానండి. కొంచెం లేవడం కూడా స్టార్ట్ చేయాలి. అనుకుంటున్నానండి లేస్తాను. కొంచెం లావు అవ్వద్దు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటుంది కదండీ! ఇంకా పీస్ ఆఫ్ మైండ్ అండి. అబ్బా! ఈ ఒత్తిడి నుంచి దీనికి యోగాలు ఏమన్నా నేర్చుకుందాం అనుకుంటున్నానండి. యోగాలు, మెడిటేషను, ప్రాణాయామం చేద్దామనుకుంటున్నాను. ఆ! హ్మ్. <giggles> బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి, అవి చేస్తే కొంచెం చూస్తుంటాం కదండీ. సోషల్ మీడియాలో వాళ్ళు జూపిచ్చేవి.
ఓకే. అదే. అవునవును. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఓకే. ఓకే. అవును. దానివల్ల మీరన్నట్టు, ఆ ఫోకస్ అనేది కూడా వస్తదేమో కదా! ఇంకా ఆహ్, దేని మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఫోకస్ అనేది కూడా వస్తది. మీకు ఆహ్, ఆ వ్యాయామాల వల్ల.
ఆ! అ అవును. అవునండి. ఫుడ్డు, ఫుడ్డు విషయంలో కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గి, ప్రోటీన్ రిచ్‌వి తిందాము, న్యూట్రిషన్స్ ఉండేవి, తిందాం అని <giggles> ఇవి ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను అండి. ఇవి ఇవి మార్చుకోవాలి అనుకుంటున్నాను అండి. నా లైఫ్ ఫ్యూచర్ ప్లాన్‌ని.
హుహు. ఓకే. అదేలెండి ప్రోటీను, ఫైబర్ ఇవి ఎక్కువ తీసుకుందామని. ఓకే. ఓకే. ఓహ్! ఫ్యూచర్ అప్కమింగ్ అయితే ఇవి. అంతే కదా! <giggles> ఓకే అండి. నైస్ నైస్. చాలా బాగా చెప్పారు అంటే ఒక అలవాటు మార్చేందుకు మొదటిగా మీరు 3 అడుగులు ఏం తీసుకుంటారు? అనే దానికి చాలా బాగా చెప్పారండి. ఫోకస్ కానీ, ఆ కన్సిస్టెన్సీ కానీ, మనకి సెల్ఫ్‌గా ఉండాలనేది కానీ, మీ మీ జీవితంలో జరిగింది చాలా బాగా చెప్పారండి. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.
అవునండి. <giggles>

ఆ! చేశినానండి. చాలా వరకు నేను మాక్సిమం 99.99% చేశినానండి, అన్నీ జేశా నేను. మళ్ళీ నా ప్లాన్స్ కూడా నేను మళ్ళీ చెక్ చేసుకోవడం కూడా జరిగిందండి. నేను ఏమేం క్లియర్ చేసినా ఆహ్, ఇంకా ప్రాక్టీస్ పేపర్స్ కూడా రాయడం చేశానండి. ప్రాక్టీస్ పేపర్స్ కూడా నాకు అర్థమైపోతుంది కదండీ! ప్రాక్టీస్ టెస్ట్ రాస్తె.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అవును. ఆ ఆల్రెడీ చదివుంటారు కదా! సో, ప్రాక్టీస్ పేపర్సు అవన్నీ గూడా అర్ధమవుతాయి. అవును. హ్మ్.
అ! ఆ! అవన్నీ ఆ! అవన్నీ జేయడము. బానే వొచ్చిందండి. 100% రిజల్ట్ అయితే వొచ్చింది. ఫైనల్‌గా నాకు సీటొచ్చింది. అందరు హ్యాపీ. నేను హ్యాపీ. బావుంది.
నైస్. దాన్ని అలా మెయింటైన్ జేసుకుంటున్నారా మరి? అంటే, సీటొచ్చే వరకే గాదు గదా! వొచ్చిన తరువాత కదా! మనకి అసలు, అసలు కథ మొదలన్నట్టు.
ఎక్కడ, నాకేం <chuckles> ఆ! ఆహ్, అవునవునండి. కానీ, అ అట్లా అంటే, ఎగ్జామ్స్ బిఫోర్ 1, 1 మంతు, 1 ½ మంతుంటుంది కదండీ! ప్రిపరేషను. ఆహ్, ప్రిపరేషన్‌లో మళ్ళీ ఇదే స్టార్ట్ చేస్తానండి. మళ్ళీ ప్రిపరేషన్ టైమ్‌లో రోజు ఏం జెయ్యను. ప్రిపరేషన్ టైమ్‌లో నాకు
హ్మ్. అవునవునవును. హ్మ్. ఓకే. ఓకే. అంటే, ఎ ఎంతైనా మీరు ఒక అలవాటు మార్చుకున్నప్పుడు, అది మాక్సిమం 100% గాకపోయినా ఎనభై శాత్ ఎనభై శాతం అన్నా కంటిన్యూ అవుతుందంటారు అవునా!
అవ్ అవునండి. తప్పకుండా అది. అది చాలా గుర్తొస్తూవుంటుంది. అలా జెయ్యాలి, చెయ్యాలి నేనిలా ఉండేదాన్ని, అలా ఉండేదాన్ని. అట్లా నాకు చదివే టైములోనే నేను అది, అది ఆ రూల్‌ని ఫాలో అయితానండి. ఆహ్, నాకు సెమిస్టర్ ఎగ్జామ్సొచ్చినప్పుడు ఎగ్జామ్సు, నేను అవి, అది చదివేదాన్ని నార్మల్ డేస్‌లో కాలేజికెళ్ళాలి కాదు కాబట్టి, యాస్ యూజువల్‌గా 7, 8కి లేసి కాలేజికెళ్ళేదాన్నండి. <chuckles> ఎగ్జామ్స్ టైమ్‌లో మళ్ళీ సేము.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ తిండి విషయము అంటే ఆహ్, ఆహారపు అలవాట్లు మాను అంటే, అలవాటు మార్చుకోవడం, ఇట్లాగే చదువు విషయంలో మార్చుకోవడం గాకుండా, ఇ ఇవి మార్చుకున్నారు. ఇంకా ఫ్యూచర్‌లో ఏదన్నా నాకొక అలవాటు నేను మార్చుకోవాలని అనుకుంటున్నారా?